<chuckles> అయ్యో! అన్నీ అవును. మంచి మంచి డైలా‌గ్స్. అంటే, అక్కడ జనరల్‌గా వస్తుంది అ అదంతా. ఎక్కడ్నుంచో చొప్పిచ్చి ఆహ్, లేపోతే స సెపరేట్‌గా ట్రాక్ పెట్టేసి చేయరు ఇవన్నీ. డైలాగ్స్ గూడా. అందులోనే ప కథలోనే. హ్మ్.
అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును. అవును. అవును. టైమింగు ముందు. అవును. కథలోనే ఉంటాయి అలాగే ఆ క్యారెక్టర్. ముందు ఆయన లేనిపోని దర్పం జూపించడం, అట్లాంటే గౌరవం ఎ ఈయన నా గౌరవించాలని కోరుకుంటూ ఉంటాడు గదా అందులో. ఆ క్యారెక్టర్ అలాంటిది. అలాంటి వ్యక్తే చే నేచురల్‌గా. అవును. ఇదిగూడా చాలా సార్లు చాలా మంది వాడుతూ ఉంటారు. మీరెప్పుడైనా అనుకున్నారా ఇలాగ?
హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. అవునవును. ముసలోడే గాని మహానుభావుడు. <laughs> నిజమే అండి. అసలి. ఆ! చాలా మంది ముసలోళ్ళు ఏంటంటే, చేస్తా ఉంటారు కొన్ని ఎక్స్‌ట్రా, ఎక్స్‌ట్రా వేషాలు వేస్తూ ఉంటారు రీల్స్‌లో. అందులో కామెంట్స్ చూస్తే ఇవ్ ఇవే. ముసలోడే గాని మహానుభావుడు.
హ్మ్.హ్మ్. అవును. అవును. హుహు. మహాను అవును. <clears throat> అవును. నిజంగా. హ్మ్.
అంటే, ఈమధ్య ఏంటంటే, హ్మ్. చాలా మంది రీల్స్ చూడట్లేదు. రీల్లు ఫన్నీగా ఉందనుకోండి, మధ్య మధ్యలోనే కామెంట్స్‌కి వెళ్ళిపోతున్నారు. అందులో చాలామంచి కామెంట్స్ అన్నమాట. ఎట్లంటే ఆహ్, మీరు ఎంత టార్చర్ చేసినా నేను ఇన్‌స్టా‌గ్రామ్ అన్‌ఇన్‌స్టాల్ చేయను రా! <laughs>
హ్మ్. కామెంట్స్. అవును. అవును. నిజమే. హ్మ్. హ్మ్. <chuckles>
అని, ఇంకొకళ్ళేమో నాఫోను ఈ‌ఏం‌ఐ‌లో ఉంది కాబట్టి బతికిపోయింది, లేకపోతే పలగ్గొట్టేవాడ్ని.
హ్మ్. అవును. హ్మ్. కొట్టి పై కొట్టావు. అవును. అవును. ఇవన్నీ చాలా రిలేటబుల్ గదా అసలు నిజంగా. మనం రిలేట్ అవ్వగలుగుతాం. ఆహ్, ఆ కామెంట్స్‌కి కావచ్చు. ఈ డైలాగ్స్‌కి కావచ్చు. ఇంకా చెప్పాలంటే. హ్మ్. హ్మ్.
ఇలాంటి హ్మ్. అవును. నిజం. అంటే వాళ్ళు వాళ్ళేంటంటే, ఇప్పుడు బూతుల్లాంటివి తిట్టకుండా, మామూలుగా చెప్తూనే ఇంకా వాళ్ళని పోక్ చేస్తున్నట్టుంటది.
ఆ! అవును. మామూలుగా చెప్తూనే. అవును. అవును. రెచ్చగొట్టినట్టుగా. <chuckles> ఇలా ఉంటాయి అవును. హ్మ్. హ్మ్.
<laughs> అవును. ఇంకా కొత్త, కొత్తవి చాలామంది వచ్చారులే గండి. ఉప్పల్ బాలు గానీ, లేకపోతే హ్మ్, ఇంకేంటంటే ఆ! ఆవేశం అహా! అని ఏంటంటే, ఒక్క అగ్గిపెట్టే మచ్చ. అగ్గిపెట్ట మచ్చ ఎగిరి‌తంతనంటాడు ఏమన్నఅంటే.
హ్మ్. హ్మ్. అవును. ఆ!